ఉదయం అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా స్టార్ట్ చేస్తూ ఉంటారు. <smacks lips> అంటే అది ప్రారంభించే విధానంలో. కొంతమంది చాలా లేజీగా ఉంటారు. లేదు అంటే చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలా ఒక్కొక్కలు ఒక్కొక్కలా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలా నువ్వు కూడా నీ ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తావు?
హ్మ్. అవును. నేను ఎలా అంటే 2 రకాలు ఉంటాయి నావి. ఎలా అంటే? ఒక్కోసారి మనకేమనిపిస్తదంటే బాగా లేజీగా, లేజీగా ఉండి, ఉండి ఏదో ఒక రోజు అనిపిస్తుంది కదా! ఇలా కాదు. డిసిప్లిన్‌గా ఉండాలి. లేవాలి అన్నట్టు. సో, అలా బాగా డిసైడ్ అయినప్పుడు నా షెడ్యూల్ అనేది ఒకలాగా ఉండదనమాట. నా డే రొటీన్ అనేది. సో, ఇక లేజీగా ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంది.
అవును. ఓకే. అంటే 2 విధాలుగా ప్లాన్ చేసుకుంటావమాట. ఒకరోజు ఇలా ఉందాం అనుకుంటావు. ఒక రోజు అలా ఉందాం అనుకుంటావా?
అహా! అలా ఏం లేదు. జనరల్‌గా ఇప్పుడు ఫస్ట్ లేజీగా ఉండేది జెప్తాను. లేజీగా ఉన్నానుకో, 8కి అలా లేస్తా అనమాట. లేచాక ఇంట్లో ఏదైనా పని ఉందనుకో, లైక్ స్వీపింగ్ అలాంటివి అది చేస్తాను. ఇంకా ఫ్రెష్ అవుతాను. ఇంకా టిఫిన్ ఏం చేస్తే అది తింటాను. అండ్ టీ హ్యాబిట్ నాకుందనమాట. టీ నాకు చాలా ఇష్టం. సో, టిఫిన్‌కి ముందు ఒకసారి తాగుతా. టిఫిన్ తర్వాత ఒకసారి తాగుతా. <chuckles> ఆ!
ఓకే. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఓకే. ఓకే. టీ ప్రేమికురాలుమాట అయితే నువ్వు.
ఆహ్, ఏమో కొంచెం నచ్చుతుండే నా వరనకి. దాని తర్వాత ఇంకా, ఏదైనా పని ఉంటే పని చూసుకుంటుంటే లేదా టీవీ చూసేదాన్ని. ఇంకా లంచు. దాని తర్వాత ఇంకేమన్నా ఉంది అంటే ఆహ్, స్లీప్ వెయ్యను అనమాట. ఆఫ్టర్‌నూన్ అసలు నిద్రపోను, నైట్ ఒకటే నిద్రపోయేదాన్ని. నేను ఇంగా దాని తర్వాత ఈవినింగ్ కూడా టీ తాగేదాన్ని ఒకసారి, అంటే మరీ గిన్నెలు గిన్నెలు, పెద్ద పెద్ద గ్లాసులు కాకుండా టీ గ్లాస్ ఉంటది కదా చిన్నది. దాంతో తాగేదాన్ని అంతే. ఆహ్, దాని తర్వాత ఇంగా నైట్ డిన్నర్ ఉంటుండే. మొబైల్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంటే లైక్ ఇన్‌స్టా‌గ్రామ్ కావచ్చు అంటే ఆహ్, టైమ్ అనేది బాగా వేస్ట్ చేసేదాన్ని అన్నమాట. నార్మల్ టైమ్‌లో ఇట్లా లేజీగా ఉన్నప్పుడు. అండ్ ఇట్లా ఇంత లేజీగా ఉన్నా కూడా ఇలాంటి టైమ్‌లో నా వర్క్ రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉందనుకో, అది మాత్రం దానికి తగ్గట్టు కరెక్ట్‌గా చేస్తా అనమాట ఒక టైమ్ అనేది <sniffs> పెట్టుకొని. ఇలా ఉండేది. కానీ సెల్ఫ్ కేర్ అనేది ఉండదు.
<laughs> <gasps> అవునవును. ఓకే. ఓకే. అవునవును. అవును. ఓకే. అవును. హ్మ్. ఓకె. అంటే ఎంత ఆహ్, అంటే ఎంత నువ్వు డే ఎలా ప్రారంభించి ఎలా చేసినా కూడా, నీ వర్క్ కంటూ ఏదైనా, ఒక సెపరేట్‌గా టైమ్ అంటూ ఇచ్చుకు కేటాయించేది అన్నమాట.
ఆహ్, మాకు ఈ వర్క్స్ ఎలా అంటే డైలీ ఉండవనమాట. ఆహ్, కొన్ని కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని కొన్ని రోజులు ఉండవనమాట. టార్గెట్స్ ఉంటాయి. కాకపోతే ఉన్నప్పుడు మాత్రం, అప్పుడు కొంచెం ఇబ్బంది అన్న అనిపిస్తది. బట్టా, ఏం పర్లేదులే అన్నట్టు చేసుకుంటే వెళ్ళిపోతా అనమాట. హ్మ్.
హ్మ్. ఓకే, బాగుంది. అయ్యో! అవును, మరి టార్గెట్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్‌లా ఉండడం, <smacks lips> అలాంటి టైమ్‌లో మనకి ఇంకా లేజీగా అనిపించడం కొంచెం చిరాగ్గా ఇలాంటివి కూడా ఉంటాయి కదా!
ఉంటది. లేదు. నేను వర్క్ విషయంలో ఎప్పుడు లేజినెస్ ఏమి చూపించలే, ఎంతసేపు ఉన్నా నా పర్సనల్ లైఫ్‌లో చూపిస్తున్నా తప్ప, వర్క్ విషయంలో ఏం చూపియలే, అండ్ ఇక్కడే నాకు కొంచెం హెల్త్ అనేది బాగా దెబ్బతినిందనమాట. ఎలా అంటే లైక్ ఆహ్, కొన్ని కొన్ని సార్లు ఆహ్, స్కిప్ చేసేదాన్ననమాట తినేది, లైక్ ఆఫ్టర్‌నూన్ కావచ్చు అలా. సో, ఇలా స్కిప్ చేయడం వల్ల ఏమయ్యేది అంటే ఆహ్, హీమోగ్లోబిన్ అనేది లోగా ఉండేది, అండ్ స్లీప్ సైకిల్ సరిగ్గా లేదు. అంటే ఎంత తిన్నా కూడా ఎనర్జీ లేకుంటుండే. స్లీపీగా, డిజీగా ఇలా ఉంటుండే అనమాట. సో, బ్లడ్ అనేది టెస్ట్ చేపిస్తే నాకేం తెలిసింది 7 ఉంది, అన్నట్టు తెలిసిందనమాట. ఆ!
అయ్యో! ఏహ్! అయ్యయ్యో! బా తక్కువ ఉంది ఎందుకంటే, <smacks lips> లేడీస్‌లో అది చాలా తక్కువ కదా?
హ్మ్, అవును. సో, అలా తక్కువగా ఉంది సర్లే అన్నట్టు ఇంకా దాన్ని ఎలా అయినా ఇంప్రూవ్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నా అనమాట. సో, నేను చాలా చాలా ట్రై చేశాను. లైక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు నేనే స్వయంగా చేసుకొని తినడం, కొన్ని నట్స్ అదే పనిగా నానబెట్టుకొని తినడం, బీట్రూట్, క్యారెట్ నాకు రాగా తీసుకున్న అనుకో, వామిట్ ఐతదనమాట లైక్ జ్యూస్ చేసుకొని తాగుత. సో, దాన్ని కూర రూపంలో తీసుకోవడం, ఆకుకూరలు తినడం ఇవన్నీ చేశా ఇవన్నీ చేయడం వల్ల ఆ 7 నుంచి కాస్త 9 అంతవరకే వెళ్ళింది తప్ప, మరి ఇంకా ఎక్కువేమి వెళ్ళలే. అలా వెళ్ళిందో లేదో, నా ఆనందం మూన్నాళ్ళ ముచ్చటయిపోయింది అనమాట, మళ్ళీ తగ్గింది.
ఓకే. అంటే, ఆహ్. అయ్యో! ఎందుకు అంటే అలా కాదు నువ్వు చాలా మంచి డైట్ తీసుకుంటున్నావు నిజం చెప్పాలంటే. చాలా జాగ్రత్తగా చూసుకున్నా, నిన్ను నువ్వే చాలా జాగ్రత్తగా కేర్ చేసుకుంటున్నావు కూడా, మరి అలాంటి సమయంలో మళ్ళి ఎందుకు తగ్గింది?
హ్మ్. హ్మ్. అవును. అది నాకు కూడా తెలియట్లేదనమాట. ఎక్కడ మెయిన్ కాజ్ అనేది? అండ్ నా నుంచి ఏమైనా ఎక్సెస్‌గా వెళ్ళిపోతుందా? అంటే అది లేదు. అంతా కరెక్ట్‌గానే ఉందనమాట. ఎందుకు ఇట్లా అనేది డాక్టర్ వాళ్ళకి అడిగితే? మోయిన్ మెయిన్ అనేది బ్యాతు బోన్ మ్యారోలో ఎక్కడో ప్రొడ్యూస్ అవుతుందంట కదా! బ్లడ్ సెల్స్ అనేవి అలా. సో, మేబీ అక్కడే నీకు సరిగ్గా అవ ఆహ్! ప్రొడ్యూస్ అవ్వట్లేదేమో అన్న లెక్కలో అన్నారు. <sniffs> బట్ ఏమో ఫైనల్‌గా నేనైతే చాలా ట్రై చేశా. ట్రై చేసే, ట్రై చేసే, అవి పెరుగుతున్నాయి. మళ్ళీ డౌన్ అవుతున్నాయి. సో, అక్కడ నా ఏమంటారు నా ఓపిక కానీ ఇవన్నీ నశించిపోతున్నాయనమాట. <sniffs> ఫైనల్‌గా ఒకరోజు ఏం తెలిసింది అంటే యూట్యూబ్‌లో ఒక సీడ్స్ అనేవి దొరికాయి. లైక్ హలీం సీడ్స్ అని. విన్నావా ఎప్పుడైనా?
అవును. అవును. హ్మ్. అయ్యో! హలీమ్ సీడ్సా?
ఆలివ్ సీడ్సు గార్డెన్ క్రెస్ సీడ్స్.
ఆలివా? ఓకే. ఓకే. ఆలివ్ సీడ్సా! ఆ! విన్నాను, విన్నాను.
హ్మ్. సో, అవి ద ఆహ్, లో హెచ్‌పిని కరెక్ట్ చేస్తాయంటా. అండ్ అనీమియాకి కూడా పనిచేస్తాయంటా.
కానీ అవును. మనకిక్కడ దొరకవు కదా! అది ఎక్కువగా?
దొరుకుతాయి. మా మా ఊర్లోనే దొరికినాయి అవి.
ఓకే. దొరికాయ. ఓకే. గొప్ప విషయం అది. ఆ!
హ్మ్. సో, ఇంకా యూట్యూబ్‌లోనే నేనే ఏదైనా సరే యూట్యూబ్‌లోనే దొరికినా వెంటనే నమ్మననమాట. చాలా చాలా వెతుకుతా. అది నిజమా? కాదా? ఏంటి అన్నీ ఉన్నాయి? ఎన్ని సోర్సెస్ ఉన్నాయ? <chuckles> అన్నీ వెతికాక, ఆ! ఓకే. అని డిసైడ్ అయ్యాక ఇంకా దాన్ని కొనాలి హ్మ్.
<chuckles> ఎందుకంటే? అలా కాదు. యూట్యూబ్‌లోనే ఎక్కువగా థంబ్‌లయిల్ అవి కూడా లేదంటే ఏమైనా యూట్యూబ్‌లో చూపించేటప్పటికి ఎక్కువగా అవాస్తవమే ఎక్కువ ఉంటాయి. <smacks lips> అంటే, మనం దానికోసం రీసర్చ్ చేయాలి ఖచ్చితంగా! ఆ విషయంలో నువ్వు రీసర్చ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం చెప్పాలంటే.
హ్మ్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. అవును. సో, ఇంకా అలా రీసెర్చ్ చేశాను. మొత్తానికి ట్రై చేశా అనమాటా. ట్రై చేస్తే, నిజంగా అంటే, ఆహ్, బానే అనిపించింది రిజల్ట్. లైక్ నా ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు. ఆహ్, హెయిర్ విషయంలో వాల్యూమ్ కొంచెం పెరగడం కొంచెం థిక్‌గా మారడం ఇలాంటివన్నీ గమనించా అనమాట. దాని తర్వాత
ఆ! ఏంటి ఈ ఆలివ్ సీడ్స్ వల్లా?
హ్మ్. అంటే ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువుంటది కదా! మెయిన్ హెయిర్‌కి ఐరనే కదా! హెయిర్‌కైనా, స్కిన్‌కైనా, మెయిన్ ఎనర్జీకైనా అన్ అన్నిటికి మెయిన్ ఐరనే కారణం. సో, ఇంకా నేను ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నాననమాట. అన్నీ బానే ఉన్నాయి. సో, మళ్ళీ రీసెంట్‌గా టెస్ట్ చేపించుకున్నప్పుడు 11 ఉందనమాట. మొదటిసారి ఆ నెంబర్ చూసా. నా ఆనందం మామూలుగా లేదనమాట.
అవునవును. అవునవును ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. వాహ్! ఓకే. ఫుల్‌గా గెంతేసి ఇంక చాలా ఆనందం అయిపోయి ఉంటావ్! ఎందుకంటే <smacks lips> ఆ! ఎందుకంటే
ఆనందం ఎక్కువ అయిపోయి నేనేం చేసా అంటే ఆహ్, ఒక హనీ కేక్ కొనుక్కొని తెచ్చుకొని తిన్నా.
అయ్యో! తిన్న దానిదేముంది తప్పేముంది?
ఆ! తప్పేం లేదు. జనరల్‌గా ఏంటి అంటే బయట ఫుడ్ నేను బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏమి తినననమాట. ఎప్పుడైనా లైక్ వర్క్‌లో ప్రెషర్ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు, లేపోతే బాగా నేను డ్రైన్ అవుట్ అయిపోతా కదా! ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు. సో, అలా ఉన్నప్పుడు నన్ను నేను ఆహ్, కొంచెం కూల్ చేసుకోవడానికో, లేపోతే ఆహ్, ఒక సూతింగ్‌గా ట్రీట్ చేయడం కోసం అనేది ఇట్లా హనీ కేక్ ఒకటి తింటాను. లేకపోతే బయట నుంచి ఏదన్నా లైక్ ఫాస్ట్ ఫుడ్ ఏదన్నా ఆర్డర్ చేసుకోవడం ఇలాంటివి అనమాట. అదే రేర్ కేసెసే. లైక్ మంత్‌కి ఒకసారన్నా లేకపోతే, 3 మంత్స్‌కి ఒకసారన్నా ఇలాంటివి జరుగుతాయి అంతే. అంటే కంట్రోల్‌లోనే ఉన్నాయన్నమాట.
ఓకె, ఓకె, అలా కాకుండా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా! అంటే లేజీగా ఉంటే ఇలా ఉంటుంది అని. మరి ఆహ్, ఏం లే లేజీ లేదు, ఈ రోజు నీకు ఫుల్‌గా ఎనర్జీగా ఉంది అంటే అదీ ఏంటి, ఎలా చేస్తావ్?
హ్మ్. అవును, ఇప్పుడు ఎనర్జీది జెప్తా. ఎందుకంటే అదే ఎనర్జీ రావడానికి నాకు ఫస్ట్ ఏంటి, నాకు లో హెచ్‌బి అనేది ఉంది కదా! సో, దానివల్ల ఏంటి అంటే, ఎంత ఎనర్జీగా ఉండాలనుకున్నా ఎనర్జీ రాదనమాట. ఏదన్నా కొంచెం చిన్న పని చేసినా, ఇంకో పని చేయడానికి బలం అనేది రాదనమాట. సో, అందుకే ఏం చేస్తా, ఫస్ట్ హెచ్‌బి మీద ఫోకస్ పెట్టాను, హెచ్‌బి ఇప్పుడు 11 ఉంది కాబట్టి, దాని తర్వాత నుంచి నా డే అనేది ఇలా స్టార్ట్ చేస్తా అనమాట. ఎలా అంటే, నాకు కొంచెం ఫిట్నెస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటదనమాట. సో, మార్నింగ్ 5 లేస్తాను. హ్మ్.
హ్మ్. ఓకె, అంటే అలా కాదు, జిమ్ అది చేయడమా, లేకపోతే వాకింగ్‌లు, జాగింగ్‌లు ఇలాంటివి చేయడమా?
జిమ్‌కి వెళ్ళాను, జిమ్‌కి వెళ్ళి రిటర్న్ రావడానికి కూడా ఈ లో హెచ్‌బినే కారణం అనమాట. సో, అప్పుడు స్టాప్ చేశాననమాట. అప్పుడవన్నీ స్టాప్ చేసి, ఇంకా "ఫస్ట్ హెచ్‌బి పెంచుకుందాం, దాని తర్వాత కావాలంటే ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కంటిన్యూ చేద్దాంలే" అన్నట్టు అనుకున్నా.
ఓకె, ఓకె. హ్మ్, చాలా గొప్ప విషయం అది మాత్రం. అవును, హ్మ్.
ఆ! సో, ఇంకా మార్నింగ్ అనేది 5 లేస్తా నేను. ఫైవ్‌కి లేసి ఇంట్లో ఏమన్నా పని ఉంటే, అది చేస్తాను. దాని తర్వాత బ్రష్ చేస్తాను. దాని తర్వాత నేను హెల్తీ డ్రింక్ తాగుతా అనమాట. అదే ఒక్కో రోజు ఒక్కో రకంగా, లైక్ వామ్ వాటర్ పెట్టుకొని దాంట్లో ఆహ్, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తాగడం కానీ, అదొకటి లేకపోతే, ప్రోటీన్ షేక్ ఏదన్నా చేసుకొని తాగుతాను, అది కాకపో
అంటే ప్రోటీన్ షేక్ అంటే, ఓన్‌గా ఇంట్లో ఏదైనా చేసుకుంటావా, లేదా వే ప్రోటీన్ లాంటివి ఏమైనా తీసుకుంటావా?
లేదు, ఇంట్లోనే ఇప్పుడు నట్స్ అన్నీ ఉంటాయి గదా! అన్ని రకాల నట్స్‌ని నైటే సోక్ చేసి పెట్టుకుంటా. మార్నింగ్ ఏం జేస్తా అంటే, ఆ వాటర్ అన్నీ వంపేసి, ఆ సీడ్స్ ఏసి, వన్ అదే ఒక గ్లాస్ ఆహ్, మిల్క్ అనేది యాడ్ చేస్తా. హ్మ్. అండ్ ఇంకోటి బనానా ఏమన్నా ఉంటే అది కూడా యాడ్ చేస్తా అనమాట. బనానా లేని పక్షంలో జస్ట్ మిల్క్. ఇది మంచి బూస్టింగ్.
అవునవును. మిల్కా? వెరీ గుడ్ హుహు. అబ్బా! మంచి డ్రైఫ్రూట్ మిల్క్ షేక్‌లా ప్లాన్ చేసుకుంటావ్ మాట.
ఆ! ఆ! కొంచెం బలం వస్తది కదా! అన్న రేంజ్‌లో అన్నమాట.
ఆ! చాలా వస్తది. చాలా మంచిది కూడా! అవును. ఆ!
ఆ! ఇంకా, అది అదంతా తాగాక ఏం లేదన్నా, కొంచెం బానే గ్యాప్ ఇస్తా అన్నమాట. లైక్, 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అలా. దాని తర్వాత, ఈ వార్మ్‌అప్ప్ ఇది స్టార్ట్ చేస్తా. దాని తర్వాత ఏం చేస్తాను అంటే, ఎక్స్‌ర్‌సైజెస్ అన్నమాట. లైక్, బాడీ వెయిట్‌కి సంబంధించి కొన్ని ఎక్స్‌ర్‌సైజెస్ ఉంటాయి కదా!
అవును. ఇవేంటి యూట్యూబ్‌లో చూస్తావా? లేపోతే ఎవరినైనా, ట్రైనర్‌ని ఎవరినైనా పర్యవేక్షణలో చేస్తావా?
టెన్థ్ ట్రైనింగ్. హ్మ్. ఏం లేదు, నాకి కొంచెం ద వాటి మీద నాలెడ్జే ఉంది. సో, కొన్ని, కొన్ని సార్లు కొత్తవేమన్నా చేయాలన్నప్పుడు, యూట్యూబు కొన్ని అ సెపరేట్ యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, నేను ఆ యాప్స్‌లో చూస్తా అన్నమాట. సో, దాన్ని బట్టిచ్చి, నాకి హోమ్ వర్కౌట్స్‌లో చేయడానికి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో, అవన్నీ చేస్తా అన్నమాట. అలా ఒక, 1 హవర్ చేస్తా.
అవును. ఓకె. అంటే నీకు ఫెసిలిటీగా, నీకు ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయో, ప్రతిది చూసుకుంటావు చాలా జాగ్రత్తగా!
ఆ! అంతే.
చూసుకొని దానికి తగ్గట్టుగా, వర్క్‌అవుట్స్ అనేవి 1 అవర్ చేస్తావమాట.
ఆ! అంతే. ఇంకా ఇది తెలుసా? జిమ్‌కెళ్ళే ముందు నేను, 2 హవర్స్ స్పెండ్ చేసేదాన్ని అక్కడ. 1 హవర్ అంతా కార్డియో చేసేదాన్ని. ఇంకో హవర్ అంతా, స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నమాట. లైక్ అక్కడ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదా! ఇవి యూజ్ చేసి ట్రైన్ అయ్యేదాన్ని.
ఆ! చాలా గొప్ప విషయం. అవును. ఓకె. అంటే రెండు 2 అవర్స్‌లో జాగ్రత్తగా, అవి మొత్తం అంతా జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసుకొని వెళ్ళెదనమాట. నిజం.
ఆ! ఆ! అలా చేశా కాబట్టే, మళ్ళీ <chuckles> హి హిమోగ్లోబిన్ 7కి ఉండేది, కూడా కొంచెం బాగానే తగ్గిండె. సో, అప్పుడింక అవన్నీ స్టార్ట్ చెయ్యలసొచ్చింది జిమ్ అవన్నీ. ఇంకా ఇప్పుడైతే ఇంకా, ఇంకా ఇప్పుడేం జిమ్‌కేళ్ళాలి అన్న, ఆలోచన ఏమి లేదు. ఊకే ఎందుకులే ఇంట్లోనే హోమ్ వర్కౌట్సే చేసుకుందాం, అన్నట్టు ఉన్నామనమాట. హ్మ్, సో, అలా చేసుకుంటాను. హ్మ్.
అవునవును. నిజం. నిజం. బావుంది. కానీ అవును. మనకి బాగా చూస్తున్నట్టు ఉంటే, ఇప్పుడు లేజీ డే ఇప్పుడు, సూపర్ డే ఇవన్నీ పక్కన పెట్టేస్తే. <smacks lips> మనకి ఫోన్‌లు, సోషల్ మీడియాలు ఇవి చూడటం వల్ల మన అలవాట్లేవైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే మారే అవకాశం ఉందంటావా? అంటే వాటిలో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల, మనకంటూ కొంచెం లేజీనెస్ పెరగడం గానీ, బద్ధకం పెరగడం ఇలా ఏవైనా జరిగే అవకాశాలున్నాయంటావా?
చెప్పు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అలా ఏం లేదు. నా వరకు ఎలా అంటే, నేను మొబైల్ అనేది ఎప్పుడు, నా ఏదైతే రొటీన్ ఉందో లైక్ మార్నింగ్ లేచి ఎక్ససైజెస్ చేయడం. ఈ ఫుడ్, హెల్తీ ఫుడ్ తినడం. ఇవన్నీ తర్వాతే నేను మొబైల్ తీసుకుంటా అంతవరకు మొబైల్ అస్సలు టచ్ గూడా చేయననమాట. కొంచెం బాగా కంట్రోల్‌ లోనే ఉంటా. అంత తొందర ఏమి లేదు నాకి. హ్మ్.
ఓకె. ఓకె. నిజంగా అది గొప్ప విషయం. ఎందుకంటే <smacks lips> ఇప్పటి కాలంలో, ఎవరైనా ఫోన్‌లకి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అంటే, అది జరగని పని. ఏంటంటే, వాళ్ళ జీవితమే దానిలో ఉంది అన్నట్టు ఏకంగా అందరూ ఉండిపోతున్నారు. కానీ దానికి కూడా నువ్వు సెపరేట్‌గా టైమ్ పెట్టుకోవడం. లేదు అంటే దాన్ని నువ్వు ఎంతలో ఉండాలి అని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని నేనైతే అంటాను.
హ్మ్. అవును. యాహ్! యాహ్! కరెక్ట్ అదైతే. అండ్ ఇంక దాని తర్వాత ఎక్ససైజెస్ అవన్నీ చేశాక నేను సన్‌ లైట్ కూడా తీసుకుంటా అనమాట. ఏం లేదన్నా ఒక 20 మినిట్స్ తీసుకుంటా. దాని తర్వాత బ్రీతింగ్ ఆ! అంతే. అండ్, అండ్ మెయిన్ సన్‌ లైట్ వల్ల, ఈ బ్రీతింగ్ ఎక్ససైజెస్ వల్ల నాలో చాలా మార్పులే గమనించా. ఎలా అంటే సన్‌ లైట్ తీసుకోవడం వల్ల, ఈ లోగా ఫీల్ అవ్వడం గాని, డల్‌గా ఉండడం ఇవేమి ఉండవు అనమాట. మనలో, ఏదో తెలియని ఒక ఎనర్జీ అనేది పాస్ అయితది. అండ్ అదే కాకుండా బ్రీతింగ్ ఎక్ససైజ్ వల్ల మనకేదన్నా స్ట్రెస్ అనేది ఈజీగా వచ్చేస్తది, ఏదో ఒక విషయానికి. సో, దాన్ని కంట్రోల్ అనేది ఉంటది. అండ్ దాన్ని డీల్ చేయగలం అనమాట ఈజీగా. సో, ఇది నేను గమనించా. ఇంకా, టిఫెనొచ్చేసి ఏదన్నా, ఆహ్, ఏదైనా సరే తింటాను. కాకపోతే కొంచెం దాంట్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటా. లైక్ బాయిల్‌డ్ ఎగ్స్ అయినా లేకపోతే ఆహ్, తినేదే లైక్ ఇప్పుడు పెసరట్టనుకో, అది కూడా గ్రీన్ గ్రామ్స్ ప్రోటీనే కదా! సో, అలా తీసుకుంటానమాట.
విటమిన్ డి కోసమా? ఓకె. ఆ! ఓకె. హ్మ్. ఓకె! అవును! మరి ఇప్పుడు కరక్టే. యాక్చల్లీ ఇప్పుడు పెసరట్టు అనేది మంచిది. కానీ, మనకందలో ఆయిల్ అనేది వాడతారు కదా! దోస వేయడంలో?
హ్మ్. నేను డైటింగ్ ఎప్పుడు ప్లాన్ చేయాలనుకోలా. నా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫిట్‌గా ఉండడం కాన్సెప్ట్ అంతే. సో, ఫిట్‌గా ఉన్నా.
ఓకె. అంటే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయిల్ ఇదే వాడాలి, అదే వాడాలి, అలా ఏం ఉండదు. కానీ ఆ నట్స్ గాని లేకపోతే ఆ ఫ్రూట్స్ గాని చాలా మంచిగా తీసుకుందాం, చాలా జాగ్రత్తగా ఉందాం, అని మాత్రం ఎప్పుడు అనుకుంటావు, మాట అయితే.
డైటింగ్ ఎప్పుడు చేయను. ఏం లే. ఏం లేదు. ఆ! పాజిబుల్ వేస్‌లో ఎన్ని ఉన్నాయో, అవన్నీ తీస్తా. అంతేగాని మరీ ఆయిల్ తగ్గించి, కారం తగ్గించి ఇంతేం లేదు. అవి తింటా. ఎంత తినాల్నో అంతే తింటా అనమాట. మరి ఎక్సెస్ ఏమి తినను. అలా అని తక్కువ తిన్నానమాట. <chuckles>
ఓకె. ఓకె. బావుంది. మరి డేలో ఫుడ్ ప్లాన్ ఎలా చేసుకుంటావు? అంటే ఈ ఆహారం తీసుకోవాలి, లేతే ఈ ఆహారమే ఉండాలి. లేదా ఈ హెల్తీగా ఉండాలి. ఇలా ఏమైనా అనుకుంటావా? లేకపోతే ఏంటి, ఎలా ఉంటుంది?
కరెక్ట్‌గా తింటా. హ్మ్. హ్మ్. అదే! మాన్ ఆ! మార్నింగ్ అయితే టిఫిన్స్ అయితే, ఇలా ఉంటాయనమాట. ఆహ్, ఇంకా ల లంచ్‌లో అయితే, ఇప్పుడు ఇంద్రధనుస్సులో 7 కలర్‌లుంటాయి కదా! సో, ఆ రేంజ్‌లో తీసుకుంటా అనమాట. చిన్న కప్పులో రైస్ దాని తర్వాత ఒక కప్ అంతా దాల్ ఇంకా ఈ బాయిల్డ్ క్యారెట్ ఉంటది కదా! అది ప్లస్ కీర అండ్ ఏదో ఒక వెజిటబుల్ కూర ఉంటదనమాట. దాని తర్వాత ప్రోటీన్ కోసం పన్నీర్, అయినా సోయా చంక్స్ అయినా, ఆహ్, లేకపోతే బాయిల్‌డ్ ఎగ్స్ అయినా, ఇవి తీసుకుంటా. అండ్ పెరుగు తీసుకుంటా అనమాట. అండ్ లాస్ట్‌లో, రేర్ కేసెస్‌లో స్వీట్ అండ్ అది కూడా హెల్తీ స్వీట్ అన్నమాట. ఎలా అంటే లైక్ కొబ్బరి లడ్డు కావచ్చు, లేపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డు కావచ్చు. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా! లైక్ ఆహ్, పూల్ మఖానా అని అలా. సో, అవన్నీ తీసుకుంట.
అవును. అవునవును. పూల్ మాఖనతో స్వీట్ తీసుకుంటావా?
నేను లడ్డూ చేస్తాను ఎక్కువ. అట్లాంటి వాటితో లగ్గ్ లడ్డూ అలా వేరే డేర్ డిఫరెంట్ డిఫరెంట్‌గా వండుతా ఉంటాను. నేను బేసిక్‌గా.
అవునవును. మాములుగా పూల్ మఖానాతో ఈ మధ్య ఎక్కువగా పాయసం టైప్‌లో వస్తుంది కదా! <smacks lips> అంటే అది కొంచెం యూట్యూబ్‌లో వాటిలో కూడా కొంచెం వైరల్ అవుతుంది. అలా ఏమైనా వస్తున్నవి కూడా హెల్తీగా చేసుకుంటూ ఉంటావా అయితే?
హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! అలా చేసుకొని తింటాననమాట... అండ్ ఇంగ దాని తర్వాత ఇంగ ఈవెనింగ్ ఏదో ఒక ఫ్రూట్ తింటాననమాట. లైక్ పో
ఓకే. ఓకే. v ఖచ్చితంగా తీసుకుంటావ్ అయితే.
హ్మ్. అంటే ము ముఖ్యంగా పోమోగ్రానెట్ తింటాననమాట. ఎందుకంటే, దాంట్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. అండ్ ఎనర్జీ బూస్టర్ కూడా అది అన్నట్టు. ఇంకా ఈ టీ అనేది పూర్తిగా మానేసా. మార్నింగ్ తాగను. ఈవెన్ ఈవినింగ్ తాగను. హ్మ్. కానీ ఒ ఒక్కసారి ఎలా ఉంటుందంటే హెడ్ఎక్ రావడం కానీ, పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం కానీ. సో, అలాంటి టైమ్‌లో చిన్న కప్పు తీసుకుంటా అంతే. లైక్ చిన్న టీ గ్లాస్‌కి. అదేం పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా నైట్ కూడా కొంచెం 7:00-7:30 డిన్నర్ అనేది చేస్తా అనమాట. పెద్ద ఎఫెక్ట్ ఏం ఉండదు. అది కొంచెం బాగా హెల్ప్ అయితదనమాట. ఇదే ఇలా ఉంటది నా రోటీన్ అయితే. ఇంగ స్లీపింగ్ కూడా ఎలా ఉంటదంటే, 9కే నిద్రపోతాను. మార్నింగ్ 5కి అలా లేస్తా అన్నమాట. అన్నీ సాఫీగా అయిపోతాయి. ఇలా డిసిప్లైన్‌గా ఇలా ప్లాన్ చేసుకుంటా.
అవును. అయ్యో! అవును. హ్మ్. ఓకే. రు రోజు నైట్ 9కి పడుకొని, తెల్లవారు 5:00 కల్లా లెగిసిపోతావ్ మాట ఖచ్చితంగా.
అవునవును. కరెక్ట్.
ఓకే. ఏంటంటే మీ ఉదయం నుంచి మొత్తం ఆ షెడ్యూల్ అంతా చాలా బావుంది తెలుసా. ఎందుకంటే, <smacks lips> అది నిజంగా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. ప్రతి ఒక్కలు ఇలానే డైట్ చేయాలి. ఇలానే ఉండాలి అన్నట్టుంది. ఎందుకంటే, మరి ఏదో చేసేస్తున్నాం, చాలా అన్నట్టు కాకుండా, చాలా ప్రశాంతంగా బాగుంది. నిజంగా నేను కూడా ట్రై చేస్తాను. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.
హ్మ్. యాహ్! ధన్యవాదాలు.